మా హ్మ్. మా మొత్తం ఇంటిల్లపాది బాగా కష్టపడిన సిట్యుయేషన్ ఏంటంటే అండి, <gasps> అది మేమొకసారి ఇంట్లో మిట్ట మధ్యాహ్నం దొంగతనం అయిందండి మా ఇంట్లో. ఉన్నది మొత్తం ఇల్లంతా ఏవైతే మేము మా మా అమ్మ నాన్న కష్టపడి ఇంతగ న నన్నొదిలేసి <smacks lips> అంటే వాళ్ళు గూడా ఇప్పుడు ఈ ఆహ్, సిటీ‌లో గానిండి, పట్నాల్లో మనకేంటి ఎవరు చూసుకోడానికుండరు. ఒక్కదాన్నే నన్నొదిలేసి వాల్లిద్దరెళ్లి ఎంతో కష్టపడి చేసిన కూ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినాక ఒకళ్ళొచ్చి తీసుకెళ్ళిపోయారు.
అయ్యయ్యో! హ్మ్. అవును. మీరున్ మీరున్నారా అండి? మిట్ట మధ్యాహ్నం అంటున్నారు కదా! ఆ సమయంలో మీరున్నారా? హ్మ్.
లేదండి. నేనప్పుడు చదువుకునే దాన్ని, కాలేజులో ఉన్నాను. అమ్మ నాన్న ఏమో బయటికెళ్లారన్నమాట. ఆ
ఓకే. ఇల్లు లాక్ చేసి వెళ్లారు.
ఆ! ఎందుకంటే ఆహ్, పనులకెళ్తాం కదండి, వర్క్ ఇద్దరుంటారు, నేను కాలేజుకెళ్ళేదాన్ని. అలా వెళ్ళినప్పుడు సడెన్‌గా మా ఈవెనింగొచ్చేసరికి కాలేజు నుంచి అసలు నాకర్థం గాలేదు ఏవైతుందో ఆ! మూమెంట్‌లో కష్టమనాలో, ఏడవాలో, అసలు ఏమి జేయాలి? ఎందుకంటే ఇన్నేళ్లు కష్టపడిందంతా ఒక్క నిమిషం ఎవరో తీసుకెళ్ళిపోయినట్టయిపేంది.
హ్మ్. ఏం చేయాలో అర్ధమవ్వదు. అంటే చిందరవందరగా ఉందా? అసలెలా గ్రహించారు? వెళ్ళిన వెంటనే ఏవేవి చూసి మీకర్థమయింది దొంగతనం జరిగింది అని?